అయితే, మన జీవితంలో అనుకోకుండా కొన్ని, కొన్ని సమస్యలు లే లేకపోతే ఆహ్, ఇలాంటివి ఎదురవుతున్నప్పుడు మనకి కొంచెం భయం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే మనం అనుకోకుండా ఆహ్, ఆ సిట్యుయేషన్‌ని మనం ఏదైతే ఉందో, దాన్ని ఫేస్ చేస్తామనమాట. చేసినప్పుడు మనకి ఆహ్, ఆళ్ళు కొంచెం లోపల గుండెల్లో దడబొట్టటం గానీ, లె ఇలాంటి ఎ జరుగుత ఉంటాయి అనమాట. అయితే, మీరు మీ జీవితంలో ఇలాంటి ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు అది ఏ రకమైన సమస్య అయినా గాని ఎదుర్కొన్నప్పుడు, కొంచెం భయం అనేది వస్తుంది కదా. ఆ భయాన్ని అధిగమించి మీరు ఎలా ముందుకు వెళ్లారు? దాన్ని ఆహ్, దాన్ని మీకు వచ్చిన బాధని ల్ గానీ లేకపోతే, సమస్య గానీ దాన్ని ఎలా పరిష్కరించుకున్నారు చెప్పగలరా?
హ్మ్. అవును. హ్మ్. ఆ! అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే, భయం నన్నడిగితే ఎప్పుడు పూర్తిగా పోయిన రోజు లేదని చెప్పుకుంటాను అండి. అంటే రోజుకి అంటే, మనం చేసే ఆహ్, ప్రతి పని, ప్రతి ఆహ్, ఏమంటారు, ప్రతి క్షణము ఏదో ఒక భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. సో, ఆ భయం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఏమైనా నార్మల్‌గా ఒక ఎక్సామ్ రాయడానికి వెళ్తున్నాము. అంటే, ఆ రోజు ఆ భయాన్ని క్రియేట్ అయిపోతుంది అన్నమాట. నువు నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూకెళ్తున్నాము సో, ఆ రోజు ఆ భయం క్రియేటైపోతుంది. సో, ప్రతిరోజు అంటే ప్రతిరోజు, మనకి ఏదో ఒక విషయం మీద భయం అనేది తప్పకుండా ఉంటుంది. ప్రతి మనిషికి ప్రతిరోజు
ఓకె. అవును. ఎందుకంటే, ప్రతిరోజు మనం అనుకున్నట్టుగా మనం ప్లాన్ చేసుకునే విధానంగా అయితే ఖచ్చితంగా ఉండదు. ఏదోకటి కొ రోజు కొత్తగా ప్రతిరోజు కొత్తగా లానే ఉండుద్ది గాబట్టి, మనకు ఎదురయ్యే సమస్యలు కూడా మనకు తెలియవు. వెంటనే రాంగానే, మనం దాన్ని కొంచెం ఆ విషయంలో కొంచెం అయితే భయపడతాం. నిజమే మీరు చెప్పింది.
హ్మ్. అవును. హ్మ్. అంటే ఇక్కడ మీరన్నట్టు కూడా ఎట్లంటే, మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఒకొక్కసారి మనకి ఇన్స్టాంట్‌గా అది మనం ప్లాన్ చేసుకుంటాము కరెక్ట్‌గా అలానే జరగాలి అన్నట్టు రూల్ ఏమి లేదు. ఇప్పుడు మనం ఒక ప్లాన్ యేసుకున్నట్టుగా అలా జరిగినప్పుడు కూడా మనకు ఒక్కొక్కసారి భయం, అంటే మనం ఇది చేస్తున్నాము సో, మనకి ఏమైనా రిజల్ట్స్ వస్తుందా, లేదా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లంటే ప్రతి ప్లాన్‌ లోనే చదువుతారు వాళ్ళు. ఆ! ఓకె, ఇట్లా చదివితే వస్తుందని, ఒక ప్లాన్‌లో చదువుతారు. బట్, వాళ్ళు ఎగ్జామ్ రాయడానికెళ్ళినప్పుడు ఎట్లుంటుందంటే, అబ్బా! ఇది వస్తుందా అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అన్నట్టు వాళ్ళ మ వాళ్ళ మైండ్‌లో వాళ్ళకి చాలా క్వెషన్ రైజ్ అయితయి అన్నమాట.
అవును. అవునండి, అవును.
అలా కానీ భయంతో ప
అయితే మీరు మీ జీవితంలో ఇలాంటి భయంకరమైన సంఘటన ఏమైనా ఎదుర్కొని ఆహ్, ఎదురు చి ఏమన్నా ఉంటే అది అసలు ఎలా మొదలైంది? అది ఏం చేశారని చెప్పి కొంచెం నాకు చెప్పగలరా?
హ్మ్, ఆ! డెఫినిట్లీ అండి ఎట్లా అంటే హ్మ్, నాకు నార్మల్‍గా నేను చెప్పినట్టు ప్రతిరోజు ఒక భయాన్ని ఉంటుంది. బట్ నాకు ఒక ఒక ఎట్లంటే ఒక మర్చిపోలేని భయం అన్నట్టు ఒకటి నాకు తక్షణమే గుర్తుకొస్తుందండి మీరు అడగగానే. ఎలా అంటే ఒకరోజు నేను ఆహ్, ఇట్లా నేను ఒక ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికొచ్చా నాకు, నాకు దీంట్లో ఈసెట్ ఎగ్జామ్ రాయడానికొచ్చిన. నాకు డిప్లొమాల నుంచి నేను బీటెక్ రావడానికి ఈసెట్ ఎగ్జామ్ రాయాలి నేను.
ఓకె. ఏంటిదండి అది? ఓకె.
సో ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేనొచ్చినప్పుడు ఫస్టు. ఫస్ట్ నేను ఎక్కువగా ఏం చేశాను అంటే భయంతో పాటు, అంటే ఫస్ట్ ఎలా నడవాలి ఏంటి నేర్చుకోవడము <smacks lips> చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఆ భయాన్ని వచ్చినప్పుడు నేను ఎట్లా నిరకరి అంటే దాన్ని నిరాకరించలేదు, అంగీకరించాను అన్నమాట. ఓకె నేను భయపడుతున్నాను. అసలు ఎందుకు భయపడుతున్నాను అనేది నాకు నేనే క్వెషన్స్ తీసుకుంటాను అన్నమాట.
ఆహా! ఓకె.
సో ఆ టైమ్‌లో నాకు ఎట్లా అంటే ఆహ్, ఫస్ట్ భయం వచ్చినప్పుడు నాకు ఏమి చేశాను అంటే నేను వాటిని ఆ భయాన్ని చిన్న చిన్న భాగాలుగా
అంటే ఆ ఎగ్జామ్ విషయంలో ఈసెట్ ఎగ్జామ్ విషయంలో అసలు మీరు భయపడడానికి గల కారణాలు ఏంటండి? అసలు ఎందుకు ఆ విషయంలో మీరు భయపడ్డారు ఎక్కువగా?
ఎ డెఫినెట్లీ. ఎలా అంటే ఫస్ట్ నేను నాకు ఎగ్జామ్ ఒక ఒక రోజు అంటే మనకి డేట్ ఇస్తారు కదా, ఆ రోజు ఎగ్జామ్ ఉంది. రోజు ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవ్వట్లనేమి లేవు ప్రిపేర్ అవుతున్నా కానీ మనకి అంటే మనం అంత పెద్ద బుక్‌లో అయినా అంత పెద్ద చాప్టర్స్‌లో అయినా వాళ్ళు ఏ క్వెషన్స్ ఏ సైడ్ నుంచి ఇస్తారో తెలియదు మనకి. ఫస్టు ఆ భయం ఆ భయం ఉండేది నాకు. అసలు నేను అంటే ఇంత
ఓకె. అవును. అంటే ముందు ఆ ఈసెట్ నుంచి రాసి మీరేమన్నా గోల్ పెట్టుకున్నారా? నాకు ఈ దీంట్లో కాలేజ్‌లో సీట్ కావాలి ఇట్లా పెట్టుకున్నారా అందుకే మీకు ఆ భయం ఏర్పడిందా? ఈ ఎగ్జామ్ మనకు సరిగ్గా రాయకపోతే మంచి ర్యాంక్ రాకపోతే ఆహ్, మనం ఇబ్బంది పడాలి అని చెప్పేసి అలా భయపడ్డారా ఏమన్నా?
హ్మ్, హ్మ్. ఇప్పుడు హ్మ్. అవునవును డెఫినెట్లీ. మీరు చెప్పినవన్నీ కూడా ఒక రీజన్సు. ఇప్పుడు ఒక ఎగ్జాము మనము ఒక ఎగ్జామ్ ఈసె ఈసెట్ అనే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దానికి మనకి ఏమేమి కావాలి? మనం ఒక మం మంచిగా రాస్తే ఒక మనకు మంచి కాలేజ్ వస్తుంది. అంటే మనకు మంచి కాలేజ్ ఒస్తే మనకు ఒక మంచి ప్లేస్‌మెంట్ లేకపోతే మనకొక మంచి కంటెంట్ అంటే చదువు గురించి కంటెంట్ అనేది మంచిగా దొరుకుతుంది అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ భయం ఎట్లా స్టార్ట్ అవుతుంది నాకు స్టార్ట్ అయిందంటే ఆహ్, నేను ఏం చేశాను, ఇప్పుడు నాల రోజు ఎవ్వరైనా చదువుతారు, అలా నేను కూడా చదువు చదివాను.
ఓకె. అవును. ఓకె. అవును. ఓకె.
సో చదువుతున్న చదువుతున్న నాకు ఎట్లా అంటే రోజులు దగ్గరకి వస్తున్నాయి. ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ డేస్ రోజు దగ్గరికి వస్తున్నాయి. కానీ ఆ ఎగ్జామ్‌లు ఇప్పుడు ఎగ్జామ్ రాయకపోతే అంటే మన కోసం ఎక్స్‌టెండ్ చేయరు వాళ్ళు. మన సబ్ సిలబస్ కాలేదని, మన కంటెంట్స్ కాలేదని వాళ్ళు మన కోసం సి ఎక్స్ ఎక్స్‌టెండ్ జేయరు.
ఓకె. అవును, అవును, అవును, అవును. అది అందరికి కలిపి ఒకేసారి పెట్టే ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు ఏమి ఎక్స్‌టెండ్ చేయరు.
హ్మ్. సో, అది అందరికీ ఆర అందరికీ ఉంటుంది గాబట్టి సో, మనకోసం ఏమి ఎక్స్‌టెండ్ చేయరు. సో, ఆ రోజులు దగ్గరకి వస్తున్నాయి. నాకు భయం పెరిగిపోతుంది. నేను చదివినా, నాకు చదివినా కూడా నా మీద నాకు నమ్మకం ఉన్నా కూడా నాకు భయం ఉంటుంది. ఎవరికైనా నా మీద నాకు నమ్మకం ఉంది, నాకేం భయం లేదని పైన అంటుంటారేమో కానీ, లోపల మాత్రం అది నా సిట్యుయేషన్‌కొచ్చేసరికి
ఓకే. లోపల ఖచ్చితంగా ఉండిద్ది. అవును. మంచి పాయింట్ చెప్పి మీరు అవును.
అది నా సిట్యుయేషన్స్‌కొచ్చేసరికి నాకు భయం మస్తుగా ఉంటుందండి. అంటే, ఇప్పుడు నాకు ఒక్కటే ఒక భయం. అది ఎక్కువగా ఏంటంటే, ఇన్ని రోజులు ప్రిపేరయ్యాను. హ్మ్, నాకొక అంటే, నాకు రిజల్ట్ రాకపోతే ఎలా ఉంటుంది, అసలు నేను ఎట్లా? నాకు నేను ఎట్లా ఫేస్ చేయగలను, అనేసి నాకు మంచి, మంచి ఆలోచనలు ఎట్లా అంటే నాకు నేను మస్తుగా నా మీద నాకు క్వెషన్స్ మస్తుగా వేసుకున్నాను. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, నేను నా నా నా హోమ్ టౌన్ నుంచి నాకు హైదరాబాద్‍లో ఆహ్, సెంటర్ పడ్డదండి హెద ఆహ్ ఎగ్జామ్‍కి.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. హైదరాబాద్ ఎళ్లి రాయాలి మీరు ఎగ్జాము?
సో, ఆ హ్మ్. సో, ఆ టెన్షన్‌లో ఇప్పుడు మనము మనకి ఆహ్, ఫస్ట్‌లో తెలియదు కదా! ఇన్ని హౌర్స్ ఉంటేనే ఏమంటారు ఆహ్, ఎన్ని హౌర్స్ అక్కడి నుంచి ఇక్కడికొస్తే ఇన్ని హౌర్స్ పడుతుంది అనేసి ఎక్కువగా, అంటే జ్ ఒక జడ్జ్ టైమ్ ఉంటుంది. కానీ అది ఒకొకసారి ముందు రావచ్చు, వెనకాల రావచ్చు.
అవును. ఒక అంచనా ఉండిద్ది మనకి. అవును. అవును.
అలా నన్ను బస్సెక్కిన తర్వాతా, నాకు జర్నీ 4 హవర్సండి హైదరాబాద్ రాడానికి.
ఓకే.
ఆ! 4 హవర్సు. నేను అంటే, 4 హవర్సు ఒక 5, 6 అవర్స్ ముందే, అన్నట్టు ప్లాన్ వేసుకొనే ఎక్కానన్నమాట. అంటే, నేను బస్ స్టాండ్‌కెళ్ళిన.
ఓకే. అంటే ఓక 2 గంటలు మీరు అదనంగానే పెట్టుకున్నారు, సేఫ్టీకి.
హ్మ్. ఒక 2 హవర్సు హ్మ్. ఒక 2 హవర్సదనంగానే పెట్టుకున్నాను. బట్ ఇక్కడేం జరిగిందంటే, నేను వెళ్ళినప్పుడు నాకు బస్సులు దొరకట్లేవండి. ఒక 1 అవర్ తర 1 హవర్‌ వరకు దొరకలేదు. అక్కడ ఇంకా భయం స్టార్టయిపోయిందనమాట.
అవునా! ఓకే. అయ్యో! ఆ! మరేం జేస్ తర్వాత బస్సు?
అసలు ఏం జేయాలో అర్థం గాలేదు. అయితేన్ అయితే నేను వెంటనే ఏం జేశాను, నెక్స్టింకా నాకేమైనా వేరే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్‌కెళ్ళడానికని చూసుకున్నాను. సో, వెంటనే, ఈ బస్సులు వచ్చినా మనకీ ఆహ్, ఇప్పుడు ఎప్పుడొస్తాయో తెలీదు గానీ, నెక్స్టు కార్సుంటాయక్కడ. కారిచ్ కార్సెక్కాను. వాళ్ళేం జేశారు, కారెక్కినప్పుడు, అందరూ వచ్చే వరకు వాళ్ళు వెయిట్ జేస్
ఓకే. ఓకే. అందర్ అవును. కారు మొత్తం నిండిపోవాలి. వాళ్ళు ఒకల్నొ మనం ఎక్కంగానే తీసుకెళ్లరు.
అస్సలు తీసుకెళ్లరు. అసలు కారు ఎక్కేవరకు వెయిట్ జేసారు. అయితే నేను, ఆ! హ్మ్, అంటే అక్కడ చాల లైను ఒకా ఒకట్ ఒక 10, 20 కార్సుంటాయి ఆ లైన్‌లో. అయితే నేను అన్ అన్నీ కార్స్‌ని అబ్జర్వ్ జేశాననమాట. ఏ కార్‌లో ఎక్కువ మందున్నరో. సో, ఎక్కువ మందుంటే, వాళ్ళు ఫాస్ట్‌గెళ్ళిపోతారు గదా...
ఓకే. అవును. అవును. ఒక ఆరుగురు ఉంటే, ఇంక ఏడో పర్సనొస్తే, వెంటనే కారెక్కిచ్చేసుకుంటారు, మే ఇంకా షాటయిపోతారు. అవును, నిజమే.
సో, ఎక్కువ మంది హ్మ్. సో, ఎవరెక్కువ మందున్నారనేసి చూసి, చూసి, చూసి, ఫైనల్‌గొక కారెక్కేసాను. ఇంగ నేనెక్కిన 5-10 మినిట్స్‌కి స్టార్టయిపోయారనమాట. స్టార్టయిపోయాను, నెక్స్టు ఆహ్, నార్మల్‍గా బస్సొచ్చేసి 4 హవర్సులో తీసుకుపోతారు, 4, 4 ఆహ్, 4:20 మినిట్స్ అట్లే తీసుకుపోతారు, కారనేది కొంచెం ఫాస్టుండడం వల్ల, 3:30 మినిట్స్‌కి తీసుకెళ్లారు. నాకింకా కొంచెము, కొంచెం మ మంచిగనిపించిందనమాట. అంటే నేను హ్మ్, కొంచెం ఎక్స్ట్రా టైమ్ లభించింది. ప్లస్సు నాకక్కడ వేస్టయిన టైమ్ గూడా కవరయిన్ ఆహ్, కవరయినట్టు అనిపిచ్చింది. ఇంకోటి ఏంటంటే
ఓకే. అవును. కొంచెం ఓహ్, ఉపశమనం లభించినట్టుంది మీకు, ఆ విషయంలో. ఓకే. మరి ఈ సమయంలో కార్‌లో గూడా మీరేమన్నా ఆహ్, చదువుకోటం లాంటియేమన్నా చేసారా మరి?
లేదండి, ఫస్టసలు టెన్షనదీ పెరిగిపోతుంది. నేనసలు చేరగలనా? చేరలేన? ఇప్పుడు, <smacks lips> అలా ఎగ్జామ్‌లో ఎట్లంటే, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఎవ్వరికైనా రిస్ట్రిక్షన్సుంటాయి. 1 మినేటంటే, 1 సెకండ్ లేటయినా రానియ్యరు. ఒక్కసారి గ్లే గేటిట్లా క్లోజ్ జేషారంటే రానివ్వరు...
ఓకే. అవును. రాని... రానివ్వరిని. అవును నిజమే.
సో, అట్లా జరుగుతుందా ఏంటి, అనేది, నాకు మస్తు భయమైందండి. పైపైన బెట్ తర్వాత నేను, ఒకవేళ నేను ఆల్టర్నేటంటే, ఆల్టర్నేట్ సోర్సు వెతుక్కోకుండా బస్ కోసమే వెయిట్ జేసుంటే, ఇంకా నాకు వేరే ఉండేది, మొత్తం కథ.
ఓకే. ఓకే.
సో, ఇట్లా ఆ ప్రాబ్లమ్‌ని నేనికా చిన్న చిన్నగా అంటే, ఏం చెయ్యలన్నట్టు కొంచం ప్రశాంతంగా ఉండి, ఆలోచించి ఈ బ ఆహ్, కారెక్కేశాను. కారెక్కేసిన తర్వాత నీకు నాకు నేను నెక్స్ట్ తర్వాత ఏం జెయాలి? అక్ కార్ దిగేసి నెక్స్ట్ దగ్గరలో ఉన్న మెట్రో ఎక్కి అంటే హ్మ్. ఇంక మళ్ళీ సెంటర్‌కి దగ్గరలో ఉన్న ఆహ్, మెట్రోలో దిగాలి.
ఓకే. మెట్రో ఎక్కేశా?
సో, నేనూ ఆ టైమ్‌లో హ్మ్. సో, నేనింక ఆ టైమ్‌లో ఆహ్, ఏమంటరూ? ఫస్ట్ గదా రావడం, మెట్రో ఎక్కడము. అంటే, మా ఫ్రెండ్సున్నారు.
ఓకే. అదే మీదీ ఫస్టైమా? మీ మెట్ అంటే, ఆ సిటీకెళ్ళడం గాని, లేపోతే మెట్రో ఎక్కడం గాని అదే మొదటిసారా?
హ్మ్. హ్మ్. అవునవును. అదెటేమో అదే మొదటిసారి నాకు మెట్రో ఎక్కడం అనేది. సో, మా ఫ్రెండ్సున్నరు, కానీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు గూడా సేమ్ అట్లనే ఉండు అట్లనే వాళ్ళకు గూడా ఫస్టైమ్ ఎక్కడం గూడా. సో, ఇగ మేమందరమిగ అట్లెక్కాలి, ఇట్లెక్కాలి అనేసి మాట్లాడుకొనేసీ టికెట్సన్నీ తీసుకున్నమూ. టికెట్సు ఆహ్, ట్రైనొచ్చేసిందండి. మేము ప్లాట్ఫామ్‌లోకెళ్ళినం. ప్లాట్ఫామ్‌లోకెళ్ళిన తర్వాత ట్రైనొచ్చేషిన తర్వాత, అది లాస్టూ 2 కంపార్ట్మెంట్సూ లేడీస్‌వని నాకు దెలియదు. లిటరల్‌గా నాకు దెలియదు.
ఓకే. ఓకే. ఓకె. ఓకే. ఓకే.
సో, లాస్ట్ నేను 2 కంపార్ట్మెంటు లేడీసని తెలియకుండా నేను లాస్ట్ 2 కంపాట్స్‌మెంట్‌లోనే ఆహ్, ఇప్పుడు మనం ఎక్కడ నిల్చున్నామో నార్మల్‌గా ఇప్పుడు మనం రైల్వే స్టేషన్‌లో బయట మెట్రో కాకుండా, ఎక్కడుంటే అక్కడ ఆహ్, నార్మల్‌గా జనరల్ టికెట్ ఎక్కేసాము.
అక్ అవును. అవును. అవును. నిజమే.
అంటే, జనరల్ డబ్బాలు చూసి, అది ముందైనెనకనైనా ఎక్కేసాము. సో, అలా నాకు అక్కడ తెలియదు ఇట్లా లేడీసోళ్ళదని. సో, నేనూ ఆ!
అవును. ఓకె. మీరెళ్ళి నుంచోగాళే అంటే, ఎవరు చెప్పలేదా? అది లేడీస్ కంపార్ట్మెంటని. నువ్వేక్కే ముందు గూడా పోలీసుంటారు గదా! ఆళ్ళు గూడా ఎవరు చెప్పలేదా?
ఆ! ఎవరు చెప్పలే. అంటే ఫస్టు గదా! ఇప్ ఇప్పుడూ, ఎవరికి ఎవరు చెప్పుకోడానికి, అక్కడ ఎక్కువ చూడరు. అంటే ఆహ్, కనీసం ఇది కూడా తెలియదా? అన్నట్టు కొంతమంది అనుకుంటారు.
ఆ! అంటే అక్కడ పో ఆహ్, వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ గూడా ఉంటారు గద! అప్పుడు లేరనుకుంటా అయితే మీరెక్కినప్పుడు.
హ్మ్. అంటే వాళ్ళు సెక్యూరిటీస్ ఉన్నారండి. సెక్యూరిటీస్ ఉన్నా వాళ్ళుంతగా చె ఇప్పుడు చెప్పి ఎక్కేంత టైముండదు గదా! అదొస్తుంది, వన్ టూ వన్ అండ్ హాఫ్ మినిటాగుతుంది వెళ్ళిపోతుంది. ఆ! ఇక్కడ నాకింక అసలకీ నాకు నేను వెళ్తానా? లేదా? నేను వెళ్తానా? లేదా? అనే మైండ్‌సెట్‌లోనే ఉన్నా ఇంకా.
అవును. అవును. అవును. అవును. అవును. మీరు మీ టెన్షన్‌లో ఉన్నారు, ఆ భయం మీకు లోపలుంది, అవును.
హ్మ్. ఇంక యెవ్వరి మాటలు నేను ప పట్టించుకునేంత నాకు పరిస్థితి కూడా సో, నేనేం జేశానంటే, ఆహ్, ఇగ ఎళ్ ఎవ్ ఎక్కేసానండి. ఏం నాకు తెలీదు గదా! నాకు మేమందరమంతే. ఓ త్రీ మెంబర్స్ ఉన్నాం. మేమందరం గూడా ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాతేమైంది, అక్కడ వాళ్ళు సెక్యూరీ అంటే సెక్యూరిటీ కూడా గాదు. పోలీసు వాళ్ళు సివిల్‌లో ఉన్నారండి వాళ్ళు. అంటే వాళ్ళు <tsk> అంటే చెక్ జేస్తారు గదా! ఎవరేంటి అనేసి. వాళ్ళు పోలీస్ వాళ్ళు సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. అంటే, పోలీస్ వాళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకోలేదు. అయితే, ఒకళ్ళు నా దగ్గరకొచ్చారండి. నా దగ్గరకొచ్చేసి అన్నారు, "ఏంటి నువ్వు హ్మ్, నీ ఏంటి ఎక్కువ జేస్తున్నావు? ఏంటన్నారు." ఆ! ఏంటి? అసలికీ నేను టెన్షన్‌లో ఉన్నా. నా భయంలో నేనున్నా. ఏమైంది? ఎవరు? అంటే, "ఏ నిన్ నీ దీంట్లో ఎక్కాలని అన్ దీంట్లో ఎక్కొద్దని నీకు తెలియదా?" అన్నరు. దేంట్లో ఎక్కొదనంటే? ఆహ్, ఇట్లా "ఇది లేడీస్ కంపార్ట్మెంటు, నువ్వు దీంట్లో ఎక్కదు, లాస్ట్ టువ్వు లేడీస్ వాళ్ళవి దీంట్లో ఎవ్వరు జెంట్స్ ఎక్కొద్దని" అన్నారు. నిజంగా దాంట్లో ఎవ్వరు జెంట్స్ గూడా లేరు.
అవునా? ఓకె. అవునవును. ఆ! ఓకె. ఆ! ఓకే.
సో ఆ టైంలో ఇంకా భయం స్టార్ట్ అయిపోయింది. ఇంకా పోలీస్‌లు, స్టేషన్. ఆయన కూడా ఎట్లంటే, నువ్వు స్టేషన్‌కి పదా! బయటికి అంటే, నెక్స్ట్ మెట్రో అంటే, స్టేషన్ దిగు అన్నట్టు మాట్లాడుతున్నారు.
ఓకే.
సో ఆ టైమ్‌లో నాకు ఇంకా భయం స్టార్ట్ అయిపోయింది. అయితే సార్ ఇక సార్, సార్ రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశానన్నమాట. సార్ నేను ఇది నా ఫస్ట్ టైమ్ నా ఎగ్జామ్ రాయడానికి వచ్చానంటే, అవన్నీ నాకు తే ఆయన ఎట్ల ఎట్లున్నారంటే కొంచెం అర్థం చేసుకోకుండా, ఆహ్, అయన్నీ నాకు తెలీదు. నువ్వు నెక్స్ట్‌లో దిగి, మనం స్టేషన్‌కి వెళ్ళాలి పదా అంటున్నారు.
అయ్యో! ఓహ్! ఓకే.
అసలు ఏం చేయాలో అర్థంకాట్ల. అసలకి నా ఎగ్జాము ఆహ్, నా ఎగ్జామ్ ఎమ్ ఏమంటారు? హ్మ్, లే లేట్ అయిపోతుందని భయం ఉంది. ఆయనేమో ఇట్లా అంటున్నారు ఏంటి అనేసి వెంటనే నేనేం చేశాను అంటే, నెక్స్ట్ స్టేషన్ దిగి కొంచెం ముందుకు వెళ్ళిపోయానన్నమాట. ముందుకెళ్ళి జెంట్స్ ఆహ్, కంపార్ట్మెంట్‌లో ఎక్కేసాను.
ఒక పక్కన అది లేట్ అయిపోతది అని చెప్పేసి, మీ భయం ఆహ్, ముందు వెళ్తారా? లేదా? అని చెప్పేసి. ఓకే. అంటే మళ్ళీ ట్రైన్ మారారా, మీరు నెక్స్ట్ స్టేషన్‌లో దిగిపోయి?
యుమ్మా! ఏంటిరొ ఆ! నెక్స్ట్ నెక్స్ట్ స్టేషన్ వెంటనే దిగేసి ఆహ్, కంపార్ట్మెంట్ మారాను. వాళ్ళు ఏంటో నన్నే అబ్జర్వ్ చేస్తున్నట్టు వచ్చారు. మళ్ళీ నా దగ్గరికి నడుచుకుంటూ అంటే, లోపల నుంచి నేను ఇక ఫస్ట్ మనం అది ఆగంగానే 1 మినిట్ అట్లా ఆగుతుంది. సో నేను దానికన్నా ముందు అంటే, ముందు దాంట్లోకి వెళ్లి ఎక్కానన్నమాట.
ఓకే. అవును. ఓకె.
సో, మళ్ళీ ఆయన నడుచుకుంటూ వచ్చి, ఆయననే మళ్ళి వచ్చి, అంటే నువ్వు ఆటలు ఆడుతున్నావా నాతో? నీకు దీంట్లో ఎక్కోదు అని చెపి చెప్పినా కదా! ఆహ్, నీకు ఆ స్టేషన్‌కి పోదాం పోదాం పద అని చెప్పినావు కదా! అనేసిసి. అన్నా నువ్వు ఎందుకు వెంటనే
బట్ మీరు మళ్ళీ మారారు కదా! కంపార్ట్మెంట్ మారిపోయారు కదా. అబ్ ఆహ్, అందరు జెంట్స్ ఉన్న దాంట్లోకి రాలేదా మీరు రెండోసారి?
హ్మ్. కానీ ఆయనకి ఆయన చెప్పారు కదా! మనం స్టేషన్‍కి వెళ్ళాలి అనేసి, "ఏంటి నువ్వు అక్కడ ట్రైన్ దిగక అంటే ఆగకముందే వచ్చేసి, దిగేసి ఆహ్, నువ్వు ముందుకొచ్చేసి, ఎక్కేసినావు ఏంటి" అన్నటు మాట్లాడారు. "సార్ నాకు తెలీదు సార్. సారీ సార్. ఆహ్, నాకు ఎగ్జామ్ ఉంది సార్. కొంచెం టెన్షన్‌లో ఉన్నా. సో, అందుకనే ఎక్కేసినా సార్. అంటే, "ఇంకోసారి ఇట్లాంటివి జరిగితే ఎట్లుంటుందో నీకు తెలియదు. ఆ! బొక్కలో ఎ‌స్తా," అన్నట్టు మాట్లాడారు. అబ్బా! వీళ్ళు ఏంటి అని నా టెన్షన్‌లో నేను ఉంటే, అసలు ఎట్లంటే మస్తు భయమేసింది.
అవునవునవును. ఓకే. ఆ! ఓకే. అదే కదా! ముందు మీకు తెలియదు కాబట్టి, మీరు అనుకోకుండా ఎక్కారు. తెలిస్తే ఎందుకు ఎక్కుతారు? వాళ్ళు అయినా అర్థం చేసుకోవాలి గాని.
వాళ్ళకి అర్థం కావట్లేదు. మరి వాళ్ళు రోజు ఎంత మందిని అలా ఫేస్ చేసారో నాకు తెలియదు. వాళ్ళు వాళ్ళు రో రోజు అంతమందిని ఫేస్ చేసారు కాబట్టి, వాళ్ళు కూడా అంతే అంటారేమో అనేసి. వాళ్ళు నన్ను అట్లా అనుకున్నారేమో అని నేను అనుకున్నాను.
హ్మ్. అంటే ఏంటంటే సాధారణంగా, నిజంగా అలాంటి వ్యక్తి అంటే కొంతమంది కావాలని చెప్పేసి లేడీస్ కంపార్ట్మెంట్‌లో, తెలిసి కూడా ఎక్కే వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఆహ్, అలాగే ఏమన్నా అంటే వీళ్ళు ఏంటంటే ఎవరైనా లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళే కంప్లెయింట్ చేస్తారనమాట. వాళ్ళకి ఫోన్‌లు చేసి, ఇట్లా వీళ్ళు ఎక్కారని చెప్పేసి ముందే చెప్తారు. అలాగా వాళ్ళు ఏంటంటే, వాళ్ళ డ్యూటీ వాళ్ళ అదే కాబట్టి, చాలా అందరు, మీరు కూడా అలా ఎక్కారు అని చెప్పేసి, బహుశా మిమ్మల్ని తప్పు పడి ఉంటారు. మీకు తెలీదు కాబట్టి.
హుహు. అవునవును. అవును. హ్మ్. హ్మ్. అవునవును. సో, నేను ఇట్లా రిక్వెస్ట్ చేయంగానే సరే అనేసి ఇగా దిగేసినామండి. దిగేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 10 మినిట్స్ ఆహ్, 10-20 మినిట్స్ మళ్ళీ జర్నీ ఉంటుంది ఆటోలో. సో, వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఎట్లంటే 2 మినిట్స్ ఉన్నప్పుడు వెళ్ళామండి, మేము. మాకు కరెక్ట్‌గా రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే లోపలికి వెళ్ళిపోయాము. ఒక్కసారి గేట్ లోపలికి వెళ్ళిపోతే ప్రశాంతం. ఎంత లేట్ అయినా ఏమి కాదు. గేట్ లోపలికి వెళ్ళిపోతే. సో, వెళ్ళిన వెంటనే నెక్స్ట్ అన్ని, అన్ని సెట్ చేసేసుకొని ఆహ్, ఇగా అంటే మా ప్లేస్‌లో మేము కూర్చొని ఎగ్జామ్స్ రాసేసాం అండి. కానీ ఆ భయం ఎప్పటి వరకు అంటే, నాకు రిజల్ట్ వచ్చేవరకు అంతే ఉంది. అక్కడ అట్లా జరిగింది, అక్కడ బస్ దొరకలేదు. ప్లస్ అక్కడ
ఓకే. ఓకే. ఓకే. ఓకే. మీరు ఇందాక, మీరు రాసేటప్పుడు కూడా ఆ భయంతోనే రాసారా మీరు?
హ్మ్. తప్పకుండా అండి. ఎందుకంటే, అక్కడ బస్సులో అట్లా జరిగింది. ఈ ట్రైన్‌లో అట్లా జరిగింది. అసలు ఏమవుతుందో? ఏంటో? అనేసి, ఆ భయంతోనే రాసాను. ఆ రిజల్ట్స్ వచ్చేవరకు ఆ భయంని, ఆ భయం నా మనసులోనే ఉంది. ఫైనల్‌గా రిజల్ట్స్ వచ్చి నాకు ఒక కాలేజ్ మంచి కాలేజ్ వచ్చినప్పుడు, అప్పుడు అనుకున్నాను అమ్మయ్య! ఈ భయాలన్నీ కొంచెం ఆహ్, ఓవర్కమ్ చేసేసి, నాకు ఒక మంచి కాలేజ్ వచ్చింది. అది చాలు అన్నట్టు నాకు, నేను సర్దు చెప్పుకున్నానన్నమాట.
ఓకే. ఓకే. చాలా మంచి విషయం చెప్పారు. అసలు చివరికైతే మీరు ఏ ఎంత ఈ మధ్యలో ఈ ఈ ఎన్నైతే మీరు ఫేస్ చేసారో అవన్నీ దాటుకొని అంత భయపడినా కూడా, చివరికైతే ఎగ్జామ్ రాసి, మంచి కాలేజీలో అయితే సీట్ తెచ్చుకున్నారు. కాబట్టి, చాలా ఆ విషయంలో అయితే ఆనందించతగ్గ విషయం అది. అయితే మీరు ఆహ్, మంచిగా వివరించారు. మీరు భయాన్ని ఎలా అధిగమించి ముందుకు వెళ్లారు, అనే విషయం పైన మళ్ళీ మన సమయం దొరికినప్పుడు ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి మనం. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మీతో మాట్లాడడం కూడా నాకు స్ చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.